హిడెన్ టాలెంట్ అంటే, ఇష్టపడి చూసేటివండి. నా నేను ఎక్కువగా ఇష్టపడుతూ సినిమాలు జూస్తా ఉంటాను. సో, ఆ సినిమాలు జూస్తున్నప్పుడు నాకు మొదట్లోనే అర్థమైపోతా ఉంటది. ఓకే. ఈ సినిమా ఆహ్, బాగా ఆడ‌ద్ది‌ర ఎంగేజింగ్‌గా ఉంది. ఇలా అంటే, నేనేందంటే నా హిడెన్ టాలెంట్‌ని గూడా ఈ కొన్ని సందర్భాల్లో ఈ పరీక్షల్లో కూడా ఉపయోగిచ్చేవాడిని. అంటే మనకేదన్నా ఉదాహరణకు ఏమన్నా చెప్ప‌తార అని చెప్పి కొన్ని ప్రశ్నలు వస్తా ఉంటాయి మనకు ఎగ్జామ్స్‌లో ఒక టాపిక్ ఇచ్చేసి. ఇప్పుడు ఆహ్, మాకెలా అంటే ఇప్పుడు మనకు రామాయణమే ఉందండి. మనకు ఆహ్, నా 10థ్ క్లాస్‌లో మాకు ఆహ్, తెలుగులో ఆహ్, ఆహ్, పార్ట్-బి అని చెప్పి ఉండి మొత్తం రామాయణం యుద్ధకాండ, ఆహ్, కిష్కింద కాండ, సుందరాకాండ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏందంటే, ఆ స్టోరీ పదే పదే రాయాల్సి ఒస్తది. నేను దాన్ని ఎలాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశానంటే మనకు ఆహ్, చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను ఒకా ఆహ్, బాలయ్య బాబు గారిది ఇది శ్రీ శ్రీ శ్రీరామరాజ్యం అనే ఒక సినిమా చూసున్నాను. తరువాత ఆహ్, చిన్నప్పుడు ఆహ్, 'జూనియర్ ఎన్‌టిఆర్' గారిది 'లవకుశ' అనే ఒక సినిమా అది బా బాలరామాణం రామాయణం.
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓహ్! హ్మ్. అవునవును. అవును. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అవునవును. అవును. ఆ! అవును. అవును. అవునండి. అవును.
ఇవన్నీ ఎక్కువగా నాకు గుర్తుండేటివి. నేను నా ఒక హిడెన్ టాలెంట్ అంటే నా మూవీ మీద ఇంట్రెస్ట్‌ని నా పరీక్షల్లో చూస్తూ చేస్తూ ఉండేది. కానీ అప్పటికి కూడా చాలా సార్లు ఫెయిల్ అయిపోయానన్నమాట. అంటే నేను ఎలా రాసేవాడినంటే కథను కథలాగా కాకుండా, దాంట్లో మనకి ఇప్పుడు సినిమాలో ఏవో కొన్ని ఎలిమెంట్స్ అంటారు గదా! యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ నేను వాటిల్ని గురించి చాలా వివరంగా ఇప్పుడు మనకు రాముడు ఏడుస్తూ ఉన్నాడు. సీత దూరం అయిపోయిందని చెప్పి రావణాసురుడు <chuckles> తీసుకొని వెళ్ళిపోయి. ఇలా రాసుకుంటూ వెళ్ళేవాడిని అన్నమాట. అలా రాసేలోపు
ఓకే. ఓకే. హ్మ్. అవునవును. అవును. ఆ! హ్మ్. <giggles> <laughs> ఓకే. ఓకే. ఓకే. సినిమా నాలెడ్జ్ అంత ఈ రామాయణంలో యూస్ చేసేసారు అయితే.
ఆ! ఒకరోజు ఏందంటే, మా తెలుగు సార్ నన్ను పట్టుకొని పేపర్ అందరి ముందు చదివాడు. "అరేయ్! నేను ఏమన్నా <chuckles> ఆర్టికల్ జదువుతున్నానా? లేకపోతే ఏమన్నా పాడ్‌కాస్ట్ ఏమన్నా అంటే ఆహ్, వివరిస్తున్నానా ఒ జనాలతో ఏమన్నా వివరిస్తున్నానా ఏంది నువ్వు ఈ విధంగా రాసావు? రాసావు సరే! ఇన్ని పేజీ‌లు రాసావేంది ఇదేమన్నా <chuckles> లిస్ట్ అనుకుంటున్నావా ఏంది. ఒక ప్రశ్నకు ఒక పేపర్‌లో రాస్తే చాలు. నీకసలు టైమ్ యాడ ఉంది. నువ్వు ఏంది ఒక్క క్వశన్‌నే మొత్తం రాసావు! మిగిలిన క్వశన్స్‌కి ఆన్సర్ ఏందంటే" నేనేమన్నానంటే ఆ ఒక్క క్వశన్‌లోనే రామాయణం మొత్తం ఉంది <chuckles> సార్. నేను అందుకే నేను ఆ ఒక్క ఆన్సర్ రాసి దానికి క్వశన్ దగ్గర 1, 2, 3 అని చెప్పి <chuckles> అన్నిటికి అయే అంటే నంబర్లు యేసేశాను. నంబర్లేసి ఆన్సర్ ఒకటే రాశ్
హయ్యయ్యో! పరువు తీసేసారు! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. అబ్బా! ఆ ఎంత క్రియేటివిటీ సృజనాత్మక తెలిసిపోతుందండి అక్కడే! ఓకే! హ్మ్.
<chuckles> అలా చాలా సందర్భాల్లో నేను పరీక్షల్లో ఫెయిల్ అయిపోయానన్నమాట. అంటే నాకు అర్థం గాలేదు. ఎలాగా మనకు ప్రజెంటేషన్ చెయ్యాలి. ఆ!
ఓకే. మరి ఈ ఫెయిల్యూర్ నుంచి మామూలుగా ఏం రియలైజ్ అయ్యారు మీరు?